హ్మ్. కుటుంబమంటే నాకు చాలా ఇష్టమండి. ఆ! లేదు. కుటుంబం తర్వాతనే ఏదైనా అనుకో అన్నట్టు నేనుంటాను. కుటుంబమంటే ఇప్పుడు ము నాకు మా అమ్మ, నాన్న ఆహ్, తర్వాత మా వ
చెప్పలేందంటారా? <chuckles> హ్మ్. ఓకే. మీ అమ్మ నాన్నలు ఎవరిష్టమంటే ఎవరని చెప్తారు?
ఆ! నాకెక్కువగా మా అమ్మగారిష్టమండి. ఆహ్, నాకు ఆ! నాకే ఆ! వై నాట్ నాన్న గారంటే, నాన్నగారు కూడా ఇష్టమే. ఇష్టమని ఏం లేదు. కానీ ఎక్కువగా ఏమన్నా ఫస్టు ఏమన్నా షేర్ చేసుకోవాలంటే నేను మా అమ్మతోని షేర్ చేసుకునేవానెప్పుడు. ఆహ్, నా పర్సనల్ విషయాలు గాని
ఎందుకు మీ అమ్మగారు? వై నాట్ నాన్న గారు? ఆహా! ఓహో! ఓకే. అంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా మీ అమ్మతో?
ఆ! షేర్ చేసుకోవడమంటే, ఇప్పుడూ ఏదైనా జెప్పాలి, మా నాన్నకి జెప్పకుండా మా ఎవరికి జెప్పాలంటే, మా అమ్మకి జెప్తుండేవాన్ని నేను. ఎక్కువగా నాకు
అంటే మీ ఫ్రెండ్స్‌కు కూడా ఏం చెప్పుకోరా అలాంటివి?

సో, మీరు కేవలం ఇలాంటి చిట్ ఫండ్స్‌లో కాకుండా వేరే దగ్గర ఏమన్నా అంటే స్టాక్ మార్కెట్‌లో కానీ లేకపోతే ఏదైనా బాంక్‌లో డిపాజిట్ చేయాలని కానీ ఇలాంటి ఆలోచనలేమన్నా వచ్చాయా ఎప్పుడైనా?
హుహు. ఆహ్, అన్ అ అవును. అంటే స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ జేయాలని అనిపిచ్చింది. నాకు గూడా చాలా సార్లు అనిపిచ్చింది గానీ నాకంత పరిజ్ఞానం లేదు. ఆ స్టాక్ మార్కెట్స్ గురించి. మా ఫ్రెండ్ ఇలాగే ఒకసారి ఒక 100000 పెట్టి ఏదో లాస్ అయ్యాడంట. ఆ మాటలిని న్యా నాకు కొంచెం భయమేసి నేను అటు సైడ్ వెళ్ళలేదు. ఎప్పుడు.
ఓహో! హ్మ్.
ఆ! లేకపోతే నేను కొంచెం మా ఆహ్, ఫ్యామిలీ మీద కొంచెం నేను ఇన్వెస్ట్ జేస్తుంటాను. ఎలాగంటే వాళ్ళకి ఇన్స్యూరెన్సు‌లు దీసుకోవడం అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని దీసుకోవడం అలాగా హ్మ్. ఇవి ఎలాగంటే మనకి రాబోయే రోజుల్లో వచ్చే ఖర్చులంటే మనకు ఎలాగో హాస్పిటల్ ఖర్చులు వస్తాయి. ఆహ్, ఏదో సడెన్‌గా ఏదో జరగొచ్చు. ఆహ్, మా అమ్మకే ఏదో జరగొచ్చు. ఆహ్, సపోజ్ నాకే ఏమైనా యాక్సిడెంట్ అవ్వొచ్చు. మా వైఫ్‌కి ఏమైనా జరగొచ్చు. అట్లా అని జెప్పేసి మాకు ఇంట్లో మేము నలుగురికి నేను హెల్త్ ఇన్స్యూరెన్సు‌లు దీసుకుంటానని తీసుకున్నాను. హ్మ్.
అవునా? అవును. హ్మ్. మీ ఫ్రెండ్స్‌ని మీరు ఇందాక అన్నారు కదా! కుటుంబం అంటేనే నాకి ఫస్ట్ చాలా ప్రాధాన్యత ఇస్తాను అదే ముఖ్యం అన్నట్టు, ఉదాహరణకి ఎప్పుడైనా కానీ మీ అమ్మకి మీ వైఫ్‌కి ఏమైనా గొడవ అయినప్పుడు. అప్పుడు మీరు డ అంటే మీరు చెప్పారు కదా మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అన్నట్టు. సో, ఏమి, విషయమేమి తెలుసుకోకుండా మీ భార్యనే ఆహ్, ఏమన్నా తిడతారా? లేకపోతే విషయమంతా తెలుసుకున్నాక ఎవరిది తప్పుంటే వాళ్ళని తిడతారా? అంటే మీ అమ్మ, క్ మీది
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇప్పుడు వీళ్లీద్దరిలోకి ఎవరికి సపోర్ట్ జేయడానికెళ్ళిన మధ్యలో భలయ్యే పశువు నేనే గాబట్టి
<chuckles> ఆ! ఎందుకలా? అంటే అటూ 2 పక్కల చెప్పలేరన్నట్టా ఎలా?
హ్మ్. ఆ! అంటే ఇలాంటి విషయాల్లో నేను తల దూర్చనండి. పెద్దవాళ్ళనే ఇన్వాల్వ్ జేస్తాను ఇలాంటి విషయాల్లో.
కానీ, మీ వైఫ్ చెప్తదేమో కదా! "ఇలా జరిగిందండి. అలా జరిగిందండి" అని, సో, అప్పుడు మీరేమన్నారు?
ఆ! మీర్ మీరు మీరిద్దరి మధ్య సమస్య అది కాబట్టి మీరిద్దరే సాల్వ్ జేసుకోండి. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ జే ఆహ్, మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ జేయకండి దీంట్లోకి. మూడో వ్యక్తి ఎవరైనా సరే, అది నేనైనా సరే, నాన్నయినా సరే, ఎవరిని ఇన్వాల్వ్ జేయకండి. అని జెప్పేసాను గాని వాళ్ళ మధ్యలో
ఆహా! శభాష్. వన్ ఓకే. అసలు మీరు తెలుసా ఆలోచన? మీ ఆలోచన మూవీస్ తీస్తారు కదా! డైరెక్టర్స్ ఇప్పుడు ఉదాహరణకి 'ఎఫ్ టూ' సినిమాలో వేరే లాగా చూపిస్తారు సో, మీ ఐడియా వాళ్ళకి వచ్చుంటే ఇంగొలాగా తీసేవాళ్ళేమో. <chuckles> మీకు అలా ఏ ఏమన్నా అనిపిచ్చిందా? అలా ఫ్యామిలీ సినిమాలు చూషినప్పుడు, మీకొచ్చిన ఐడియాస్‌కి. నా ఐడియా పెట్టుంటే ఇంకా బా హిట్ అయ్యేదన్నట్టు ఏమన్నా అనిపిచ్చిందా?
ఓకే. <chuckles> హ్మ్.